యూట్యూబ్ క్రియేటర్లు మన సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తున్నారో చెప్పగలరా?
యాహ్! నాకనిపించిందేంటంటే ఆహ్, యూట్యూబ్ ఇప్పుడు మన సంస్కృతి, ఆహ్, జీవన శైలి మరియు ఆహ్, మన భావనలు చూపించే ముఖ్యమైన వేదికగా మారింది నాకు తెలిసినంత వరకు. ఆహ్, ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లయితే తమ వీడియోల ద్వారా ఆహ్, మన భాష లేదా ఆచారాలు, వంటకాలు, లేకపోతే మన వి వివిధ పండగలు లేదా కళలు గాని, ఆహ్, ప్ర ఆ ప్రపంచానికి పరిచయం జేస్తున్నారు కొంతమంది. అంటే, ఉదాహరణకి ఇప్పుడు మన తెలుగు ఫుడుంది. కొంత మందికి తెలీదు మన తెలుగు ఫుడ్ గురించి. అంటే, బయట అమెరికా వాళ్ళకైనా, బయట దేశాల వాళ్ళకైనా, లేదా పక్క రాష్ట్రాలవై
ఆ! నిజమే. నిజమేను. ఆ! ఆ! ఆ! ఆ! ఆహా! ఓకే. ఆ! ఆ! అవునవును. ఆ!
చాలా మందికి తెలీదు. మన ఫుడ్ ఎట్లా ఉంటదో. కానీ, ఆహ్
అవును. చేసుకోవడం అన్నది ఇప్పుడు సులువయిపోయిందంటారు. అది. ఆ! ఇప్పుడు ఆ యూట్యూబ్‌లో చూసి ఎలాంటి వంటకానైనా మా వాళ్ళు చూస్తూ చేసుకోగలుగుతున్ అది. ఆ!
హ్మ్. అవును. ఆ! చేసి హ్మ్. హ్మ్. చూస్తూ చేసుకోవడమే కాకుండా, మనాం ఆహ్, ఎలాంటి ఆహారాలు తింటున్నాం? ఎలాంటి వంటకాలు చేసుకుంటున్నాం? తెలుగు వాళ్ళు ఎలాంటి ఆహారాలు తింటారు? అనేసి చాలా మందికి తెలియ ఆహ్, బరుస్తుంది యూట్యూబనేది. మళ్ళీ మనా ఆ!
ఆ! అవును. ఆ! నిజమే. చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. నిజమే. అది. ఆ!
హ్మ్. అవును. తరవాత మళ్ళీ కొంతమంది ట్రావెల్స్ గురించి చెప్తారు. ఆహ్, మనా నా గ్రామీణ కొంతమంది గ్రామాలకెళ్లి దో వాటి యొక్క సౌందర్యాన్ని చూపిస్తారు. కొంతమంది కామెడీ క్రియేటర్స్ ఉంటారు ఎవరైనా స్ట్రెస్‌లో ఉన్నా, డిప్రెషన్‌లో ఉన్నా, యూట్యూబ్‌కే ఎళ్తారు డైరెక్ట్. యూట్యూబ్‌లోకెళ్లి కామెడీస్ చూడడము, కామెడీ వా వ్లా వ్లా వ్లాగ్స్ చూడడము, అలా చేస్తా ఉంటారు. అందుకని యూట్యూబ్ ఇప్పుడు మనకి హ్మ్.
ఆ! ఆ! ఆ! నిజమే. ఆహా! అది. ఆ! అవును. ఇప్పుడు మీరు ఎవరైనా క్రియేటర్‌గా ఏమైనా పాటలు, డాన్సులు అలాంటివి ఏమైనా మీ దగ్గిర వాళ్ళు చూశారా? లేతె మీరేమైనా యూట్యూబ్‌లోకి ఏమైనా అప్‌లోడ్ చేయగలిగారా పాటలు, డాన్సులు గాని? ఆ!
హ్మ్. ఆ! లేదు. నేను యూట్యూబ్ హుహు. ఈ నేను యూట్యూబ్ ఏం అప్‌లోడ్ చేయలేదు. నేను క్రియేటర్ నేం కాదు. కానీ, ఆహ్, నేను చూసినంత వరకునే ఆ! చెప్తాను. అంటే, ఉదాహరణకి ఇప్పుడు నేనేమన్నా స్ట్రెస్ ఫీలవునా, లేపోతే ఏదైనా కొంచెం లోగా అనిపిచ్చినా నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఆహ్, 'జబర్దస్త్' లాంటివి, అలాంటి అందులో అప్‌లోడ్ చేస్తారు గదా! ఈటీవీ వాళ్ళు. అలా జబర్దస్త్ లాంటివి. అలా చూస్తూ ఉంటాను యూట్యూబ్‌లో. అలా చూస్తూ ఉంటే మనకున్న కొంచెము లో అనేది కొంచెం నవ్వుకుంటూ అలా అనేది ఎళ్తది. మళ్ళీ హ్మ్.
<chuckles> అదే, అదేలెండి. అదే. ఉదాహరణ చెప్పగలరా ఏదైనా? ఆ! ఆ! అవును. అదీ కరెక్ట్. అవును. కొన్ని వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినవి కొన్ని కొన్ని హానికరంగా కూడా ఉంటున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం చెప్పగలరా? వాటిని ఎలా మనం నిరోధించగలం?
హ్మ్. అవును.

అవును. ఇప్పుడు మనకేంటంటే చాలా మంది ప్రేక్షకులు ఆహ్, థంబ్‌నెయిల్స్ చూసే క్లిక్ చేస్తారు ఎవ్వరైనా సరే. థంబ్‌నెయిల్స్ చూసి యూటూబ్ అనేది క్లిక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కోసం. కానీ వాళ్ళు థంబ్‌నెయిల్‌లో పెట్టేదొకటి, లోపల కంటెంట్ ఒకటి చూపిస్తున్నారు. ఆ తప్పు
ఆ! ఆ! ఆహహా! ఆ! కరెక్టు. ఆ! అలా చాలా విషయాలు జరుగుతున్నాయా? లేతే కొన్ని మాత్రమే అలా ఉంటున్నాయి అంటారా?
ఇప్పుడైతే చాలా మంది యూటూబర్స్ ఇప్పుడు కొత్తగొచ్చిన వాళ్ళైతే మ్యాక్స్ అవే చేస్తున్నారు. థంబ్‌నెయిల్స్ వేరే పెట్టి కంటెంట్ వేరే పెట్టడము. తక్కువ సమయంలోనే చాలా వ్యూస్ వస్తున్నాయి.
ఆ! అది చాలా కష్టం కదా! ఇప్పుడు ఆ థంబ్‌నెయిల్ చూసి మనం, ఆ కంటెంట్ వినడానికి ప్రయత్నం చేస్తాం కదా అది వాళ్ళ దానివల్ల వాళ్ళకి వీక్షకులు పెరుగుతారు.
హ్మ్. అవును. హ్మ్. అవును. వాళ్ళకి ప్రేక్షకులు పెరుగుతారు, వ్యూసొస్తాయి, మనీ వస్తాయి కాబట్టి వాళ్ళు మనల్ని కొంచెం అలా చూసుకొని అలా హ్మ్, యూజ్ చేసుకుంటున్నారనమాట. కొన్ని వీడియోలు మాత్రం కొంచెం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ అది కరెక్టా లేదా అని తెలీదు వాళ్ళకు కూడా. హ్మ్.
అది. ఇలాగా అహా! ఆ! మీరు వాటిని ఎలా గుర్తించగలరు ఆప్ థంబ్‌నెయిల్ చూసి వెంటనే అందులోకెళ్ళిపోకుండా మీరు ఎలాగా మీరు గుర్తించగలరు? వాటిని ముందేను ఎలా అరికట్టగలుకోగలరు?
మనం హ్మ్. హ్మ్. మనమేంటంటే థంబ్‌నె‌యి‌ల్ చూసి దాని మీద క్లిక్ చేయకుండా థంబ్‌నె‌యి‌ల్ బేస్‌లోనే మనకు కొంచెం కంటెంట్ తెలుస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థంబ్‌నె‌యి‌ల్ ఇప్పుడు ఈరోజు ఇలా ఈరోజు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందని ఒక ప్లేస్ పెట్టారనుకోండి, దాని మీద క్లిక్ చేయకుండా ఫస్ట్ మీరు గూగుల్‌లోకెళ్లి నిజమేనా ఇక్కడ యాక్సిడెంట్ అయిందా అనేసి రిసర్చ్ చేయాలి ఒకవేళ మీకు క్లిక్ చేయాలి అనిపియకపోతే.
ఆహహా! ఆ! ఆ! ఇది చాలా బావుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు చెప్పారు. మంచి బావుంది పాయింట్. ఇది గూడా మనం పాటించొచ్చు. కరెక్టే ఆ!
హ్మ్. అవును. హ్మ్. అది హ్మ్. అవును. అది రిసర్చ్ చేస్తే మనకు తప్పకుండా గూగుల్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇస్తది ఎప్పుడు. అది రిసర్చ్ చేయడం వల్ల మనకి తెలుస్తది అది నిజమా కాదా అనేసి నిజమైతే మీరు క్లిక్ చేసి మొత్తం కంటెంట్ చూడొచ్చు ఒకవేళ నిజం కాపోతే అది కంటెంట్ వాళ్లొక వ్యూ కోసం పెట్టారని అప్పుడు మనకు తెలుస్తుంది. మళ్ళీ
ఆ! ఆ! అవును. అంతే కదా! మరి ఎందుకంటే ఆ కంటెంట్ వాళ్ళు అలా థంబ్‌నెయిల్ ఆకర్షణీయంగా పెట్టడం.
హ్మ్.